అప్పుడు ఒకసారేమైంది ఇలా వాటర్ తక్కువ, తక్కువ ఇచ్ ఇచ్చేసరికి కొంచెం కొంచెం వాడాము. ఒక 15 డేస్ అయిపోయేతప్పటికి మొత్తానికి మొత్తం పైన టాంక్సు, కింద సంపు, డ్రమ్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. వాటరే లేవసలా!
హుహు. ట్యాంకర్ తెప్పించారా ఇంకా?
అయితే ము ఆ! అయితే మేము ముందు రోజే డిసైడయ్యామనమాట, ట్యాంకర్ తెప్పించుకోవాలి. ఇంక రేపు వాటర్ రాకపోతే కష్టము. తెప్పిచ్చేసుకుందామని చెప్పి డిసైడైపోయి ముందు రోజే బుక్ చేసాము. కానీ నెక్స్ట్ డే వరకు వాటర్ రాలేదనమాట. ట్యాంకర్ అంటే క్యూ ఉంటది కదా! అందరూ బుక్ చేసుకుంటారు కదా!
ఓకే. ఓకే. ఓకే. ఓహ్! అవునవునవును.
ఆ క్యూ వచ్చి మా టోకెన్ వచ్చేదప్పటికి అంటే మేము ముందు రోజు మార్నింగ్ 10 బుక్ చేస్తే మాకు నెక్స్ట్ డే 2 వచ్చినాయి.
హుహు. మార్నింగ్ నుంచి అన్నీ అసలెలా చేశారో వాటర్ లేకుండా.
ఆ! అహా! 1 ½ డే వాటర్ లేవనమాట. ఇంక మేము బయట నుంచే ఆ వాటర్ తెప్పించుకున్నాము. అట్లు కడగడానికి లేదు స్నానం చేయడానికి లేదు, అంటే పొద్దున 10 ఒ ఒక డే స్నానం అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ డే 2 వచ్చేంత వరకు ఎవరు స్నానం చేయలేదు. మాాములుగా వా
అవును. అవును. అవును. అంటే స్నానాలు చే చేయకున్నా అట్లీస్టు మినిమమ్ కుకింగ్‌కి లేకపోతే వెజెల్స్ వాషింగ్‌కి అవును.
ఆ! ఇంకే వాటికి ఇంకా మినరల్ వా బాటిల్ దొరుకుతది కదా! 20 లీటర్‌ది క్యాను ఆ క్యానొక 2 తెప్పించేసుకున్నాాము. అసలు బ్రష్ చేయడానికి కూడా లిటరల్లీ వాటర్ లేదు. ఈ మినరల్ వాటరే మగ్స్‌లో పోసుకొని బ్రష్ చేాసాం అప్పుడు డిసైడయ్యము.
ఆ! అవునవును. అదే, అదే. తినాలంటే బ్రష్ చేయాలసలు. బ్రష్ కూడా చేయకపోతే అసలు కష్టము.
అవును. అవును. ఇంకలాగా అప్పటి నుంచి మన వంతు పాజిబుల్ అయిన వాటర్ సేవ్ చేద్దాము. ఇట్లా వాషింగ్ మెషీన్ కూడా వాషింగ్ మిషన్ వాడినప్పుడు కూడా చాలా వాటర్ వేస్ట్ అయితాయసల. నేను మాక్సిమం చూస్తాననమాట. బట్టలు చేత్తో వాష్ అంటే ఒక పెయిర్, 2 పెయిర్సున్నప్పుడు. చేత్తో వాష్ చేస్త, పెద్ద పెద్ద బెడ్‌షీట్లు గానీ, అలాంటివున్నప్పుడే వాషింగ్ మెషీన్‌లో వేస్తాము.
ఓకే. అవును. అవును. హుహు. ఆ! అలా ఉంటే ఇంకా వాషింగ్ మిషినే. అవును. అయితే ఇప్పుడు ఒక ఆహ్, ఒక 2 డేస్ బట్టలున్నాయనుకోండి మీరేమనుకుంటారు? వాషింగ్ మిషిన్‌లో ఎక్కువ వాటర్ పడతాయా? లేకపోతే డైరెక్ట్‌గా బకెట్‌లో చేత్తో ఉతికితే ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ అవుతాయనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు?
అన్ అంటే 15 డేస్ ఒకసారి వాషింగ్ మిషన్‌లో వేస్తామండి. నేను ఇప్పుడు మామూలుగా ఇప్పుడు 1 ఫుల్ లోడ్ ఏసామనుకోండి. అంటే 6 కేజెస్ బట్టలేసామనుకోండి. మొత్తం టబ్బంతా నిండిపోద్ది. సో, టబ్బు ఫుల్లుగా వాటర్ పెట్టాలి, మొత్తం మునిగేంత వరకు. అట్లా మునిగేంత వరకు దగ్గర దగ్గరగా 3, 4 సార్లే తీసుకుంటది.
హుహు. హుహు. అవును. అవును. అవును. అవును. కరెక్టే. హ్మ్.
అవునా? 3, 4 సార్లు తీసుకుంటే అది, ఎంత వాటర్ వేస్ట్ అయద్దంటే ఒక్క ఒక్కొక్కసారి ఒక 20, 30 లీటర్స్ ఎళ్తది దగ్గర దగ్గరగా 100-200 లీటర్స్ ఒక్కసారి వాషింగ్ మిషన్ ట్రిప్‌కి వేస్ట్ అయిపోతాయి. మన బకెట్‌లంటే ఎంతంటే 3 బకెట్లు పట్టుకుంటాం. బకెటొచ్చి 10 లీటర్లు పద్ పదనాలుగు లీటర్లుంటది. 3 బకెట్లు పట్టుకొని జాడచ్చేసేసుకుంటే అయిపోతాయి. మాములుగా ఇంట్లో బట్టలు
అవును. అవును. ఓకే. సో, తక్కువ బట్టలున్నప్పుడు బకెట్‌లో వే వాష్ చేషెసేయడం బెస్ట్ కదా!
ఆ! అవును. ఇంకా తక్కువ ఒక ఒకటి రెండు జతులుంటే హాఫ్ బకెట్, హాఫ్ బకెట్ నీళ్ళల్లో జాడచ్చేసుకున్నా సరిపోతది.
ఆ! అంతే సరిపోద్ది. సబ్బు కూడా అంతేమి అవసరం ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే డైలీ ఎసుకునే బట్టలకంత మురికేముండదు కదా!
అండ్ బకెటంటే అవును. సర్ఫులో శుభ్రంగా నానబెట్టేసుకుంటే ఒక 2 గంటలు, ఈజీగా మురికొదిలిపోతది. కానీ ఇప్పుడు తక్కువ బట్టలు వాషింగ్ మిషిన్‌లో ఏసినా ఉతుకుతది, తక్కువ వాటర్ కానీ, కరెంట్ వేస్ట్ కూడా కదా!
హుహు.